అంటే, మన జీవితంలో ఎప్పుడైనా చూడండి ఎన్నో అనుభవాలు ఉంటూ, ఉంటాయి. కొన్ని మంచిగా ఉంటాయి, కొన్ని ఎం చెడ్డగా ఉంటాయి. అన్నీ, అన్నీ జరుగుతూ ఉంటాయి. దిని లైఫ్ అంటే ఎప్పుడూ ఒక రకంగా హ్మ్, ఆహ్, పూలపనపులాగా ఉండదు కదా! అయ్ అయితే, ఇప్పుడు ఇలాంటివి ఏవైనా అనుభవాలు జరిగినప్పుడు, ఒక మంచి అనుభవం ఉంటుంది. లేకపోతే, దీన్ని ఒక చెడ్డ అనుభవం. దీనిలోంచి మనం పాఠాలు కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఇలా, ఆహ్, నేను ఇలా చేయడం వల్ల ఇలా నేను నష్టపోయానని, గానీ ఇలా చేయడం వల్ల లాభపడ్డానని గానీ అనుకుంటూ ఉంటాం కదండీ.
అవును. అవునండి. అవును. ఎస్.
అలా, జీవితంలో గనక మీరు ఒక వ ఎప్పుడైనా, ఇబ్బంది పడినటువంటి, లేకపోతే కొంచెం ఏమైనా నష్టపోయిన సందర్భం, ఆహ్, ఉంటే దాంట్లోంచి మీరు హ్మ్, రికవరీ అయ్యి, బయటకి వచ్చిన తర్వాత అది ఎవరికైనా ఆహ్, పాఠంలా చెప్పాలంటే, ఎలా చెప్పగలరు? ఎవరికైనా ఉపయోగపడేలా కొంచెం చెప్పగలరా?
హ్మ్. షూరండి. తప్పకుండా. ఏంటంటే, ప్రతి ఆడపిల్లకి ఆహ్, లైఫ్‌లో ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే, మ్యారేజ్. ఓకె, అయితే అది మా డ్యాడీ అయితే నా లైఫ్‌లో నాకు ముందే చెప్పారనమాట, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు. "నువ్వు మాత్రం ఎవరిని లవ్ చేయొద్దు, అరేంజ్డ్ మ్యారేజే చేసుకోవాలి, మన కాస్ట్ అబ్బాయిననే జేసుకోవాలి" అని. అయితే, నేను అలా ఆ! అంటే, ముందే చెప్పేసిండన్నమాట క్లారిటీగా, కాలేజ్‌కేళ్ళే ముందే, బీ బీటెక్ ఫర్స్ట్ ఇయర్‌లో. నేను అదే
ఆ! అవునండి. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. ఓహ్! ఇన్ని రూల్సున్నాయి. ఆ! ఆయనకి మీరు ఎలా ఉండాలో, ఆయన చెప్పారు అంతే. మీకు ఆయనకి ఇలా మీరు ఉండాలని
ఆ! సో, నాకు ఆ క్లారిటీ ఉందనమాట. నేను ఇలాంటి పనుల మా ఫ్రెండ్స్‌కి ఎంతోమంది ఆహ్, లవర్సు, బాయ్ ఫ్రెండ్సు ఉన్నా గూడా, నేను అసలు అంటే, నాకు తెలుసు క్లారిటీ ఉంది. మా నాన్న చెప్పిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకోవాలని. అలాగే చేసుకున్నాననమాట. అయితే, అన్ఫార్చునేట్‌లీ నా మ్యారేజ్ 2 ½ ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ తర్వాత, అది డివోర్స్‌కి దారితీసిందనమాట. చాలా విషయాల వల్ల, ఎలా అంటే ఆహ్, అబ్యూస్ కానివ్వండి ఆహ్, చాలా ఉండే అనమాట. అంటే, ఒక్కసారి ఒక నైట్‌లో తీసుకున్న డెసిషన్ కాదది. ఆహ్, చాలా చాల్ తర్వాత, చాలా రోజుల తర్వాత ఆలోచించి, తీసుకున్న డిసిషనే అనమాట. సో, అది నాకు లైఫ్‌లో పెద్ద అంటే, అతి పెద్ద ఆహ్, సంఘటన అనమాట. అసలు దాంట్లోంచి బయటికి రావడం చాలా టైమ్ పట్టింది. ఎందుకంటే, ఒక ఆడపిల్ల ఆహ్ ఎవరైనా సరే గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఒక్కసారి ఎమోషనల్‌గా ఆహ్, ఇన్వెస్ట్ చేసినాక, ఇదే నా ఫ్యామిలీ అనుకున్నాక, ఇంక ఇది కాదు, మనం మూవ్ ఆన్ అయిపోవాలి అంటే, అది మ్ మంచి ఇన్సిడెంట్స్ కావచ్చు, చెడ్డ ఇన్సిడెంట్స్ కావచ్చు, వి విడాకులైతే పెయిన్ఫుల్ ప్రాసెసే ఎవరికైనా. కాబట్టి, ఇంకా ఈ లీగల్‌గెళ్ళడము, పేపర్సు సెటిల్మెంట్ ఇ అంటే, ఇంకా డర్టీ అవుతూనే వస్తుందనమాట అది ఇంకా. అక్కడ ఆ! ఎమోషన్స్, బాండింగనేది ఏమి లేదు. ఇంకా డర్టీ, డర్టీ, డర్టీ అవుతునే సొ, మొత్తానికైతే, అయిపోయిందనమాట. అయితే, నాకైతే ఒక టూ 3 మంత్స్ పట్టిందండి. మొత్తం ఎట్లా అంటే, అసలు నిద్ర పట్టకుండా, నిద్రలేని రాత్రులు గానివ్వండి, అన్నం సరిగ్గా తినకపోవడం గానివ్వండి, అలా చాలా డిప్రెస్డ్‌గా ఎప్పుడూ ఉండేదాన్ని. మన వర్క్ మీద కూడా కాన్సంట్రేట్ చేయలేము అట్లాంటప్పుడు.
ఆ! హ్మ్. హ్మ్. హుహు. హుహు. హ్మ్. అవును. ఏదో విషయాలు ఉంటాయి లెండి. అవునులెండి. ఏవేవో ఉంటాయి. హ్మ్. ఓకె. అమ్ హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవునండి. ఆహా! ఒకదాన్ని మించి ఒకటి, అవుతూనే ఉంది. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అలాంటి టైమ్‌లో దేని మీద మనకి అంటే, దృష్టి, ఏకాగ్రత అనేటువంటిదండి. ఎందుకంటే, చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి. హ్మ్. విల్
ఆ! అవును. అవునండి. అయితే, ఇది నా ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడింది దెబ్బ. ఇలా అంటే, నేను అప్పుడు లేచ్ ఆహ్, జూనియర్ లెక్చరర్ లాగా జాబ్ చేసేదాన్ననమాట. అక్కడ నేను సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నాను. ఇదంతా డిప్రెషన్‌లో. అప్పుడు మా ప్రిన్సిపల్ ఆహ్, డైరెక్ట్‌గా మీటింగ్ తీసుకొని, నువ్వు రిజైన్ జేసేస్తావా, లేకపోతే అంటే, ఒక లాస్ట్ వార్నింగ్ లాగా ఇచ్చిందనమాట. నువ్వు మంచిగా రిజల్ట్స్ తెప్పిస్తావా? అంటే, ఓకె, ఓకె అన్నాను. ఇంకో 1 మంత్ చూసారు. ఏప్ ఏ రిజల్ట్స్ లేదు. నన్ను టెర్మినేట్ టెర్మినేట్ అంటే, టెర్మినేట్ కాదు గానీ, రిజైన్ జేసేయమని వాళ్ళే చెప్పారు. <smacks lips> వాలంటరీగా ఆ! ఫోర్స్డ్ రెసిగ్నేషన్ నన్ను రాసేయమని. అంటే 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చి. ఇంకా అప్పుడు చూడండి, ఆల్రెడీ పర్సనల్ లైఫ్ ఇలా ఉంటే, ప్రొఫెషనల్‌గా ఇంకా పెద్ద దెబ్బ అసలు. ద చాలా అంటే చాలా కష్టమైంది. అయితే, నేన్ అంటే నేనేదో స్ట్రాంగు నేను నిల్చున్నాను, అని గొప్పగా ఏం చెప్పుకోను గానియండి, నేను ఏడ్చాను, బాధపడ్డాను ఒక <smacks lips> 10, 15 డేస్ అయితే చాలా ట్రామాటిక్‌గా ఉండే. కాకపోతే ఇంకా, నాకు అప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయండి. ఇలాగే కంటిన్యూ చేసి ఆహ్, ఇలా రూయిన్ చేసేసుకోవాల కెరీర్ ఇదంతా, లేదంటే, ఇదంతా మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్. స్టార్ట్ ఫ్రామ్ జీరో. ఎన్ అంటే ఎప్పుడు కూడా లేట్ కాదు. 27 ఇయర్స్ కానియండి, 30 కానియండి, 35 కానియండి ఎప్పుడైనా, ఇట్స్ నాట్ టూ లేట్ టు స్టార్ట్ ఓవర్. అనే నాకు అనిపిస్తది అనమాట. కాబట్టి, ఆ మూడ్‌తోనే నేను మళ్ళీ స్టార్ట్ జేశాను. మళ్ళీ ఫస్ట్ ఆహ్, పర్సనల్‌దెలాగో పోయింది. అది రిపేర్ చేయలేము ఇంకా. కాబట్టి, నేనింక కెరీర్ నుంచి తో తోవ్వుకుంటూ వస్తున్నాననమాట. మంచి, మంచి జాబ్స్ చూడ్డం, ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇంకా స్టా ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే ఇంటర్వ్యూస్‌లో కూడా, మళ్ళీ రి సెలెక్ట్ అవ్వాలంటే కొన్నిసార్లు ఆహ్, కష్టమే. మనం అయితే ఇంకా ప్రిపేర్ అవ్వడం. ఆ!
హ్మ్. హుహు. ఆ! హ్మ్. హ్మ్. హుహు. ఫోర్స్డ్ రెసిగ్నేషన్. ఆహా! ఆ! హ్మ్. హ్మ్, హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అవును. ఆ! కష్టమే కదా! వాళ్ళు, అడుగుతూ ఉంటారు గదా! ఖాళీగా అంటే ఒక దగ్గర రిజిగ్నేషన్ చేశానంటే, ఇంకా అడుగుతారు. ఆ!
రిజెక్షన్స్ కూడా అయ్యాయి అలా. రిజెక్షన్స్ కూడా అయ్యాయి ఇంటర్వ్యూస్సు. అయినా కూడా, ఆ రోజంతా బాధపడ్డం. నెక్స్ట్ డే మళ్ళీ మ నన్ను నేను మోటివేట్ జేసుకొని, ఇంకొక దానికి అప్లై చేయడం. అలా మొత్తానికి ప్రిపేర్ అయితే, మంచి జాబే కొట్టాను. అంద్ నన్నేక్కడైతే తీసేశారో దానికన్నా బెటర్ శాలరీతోనే ఆహ్, జాయినయ్యానన్నమాట. అదొక ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనే చెప్పాలి నా కెరీర్ లైఫ్‌లో. అంటే. ఆహ్
అవుతా ఉంటాయి. ఆ! హ్మ్. అవును. ఆ! ఓహో! అంటే అద్భుతం! మీరు అంటే అద్భుతంగా చేశారు. ఆహ్, మరి ఈ టైంలోని ఇలాంటి దాంట్లో, ఎలాంటి సవాళ్లు మీకు ఎదురయ్యాయి? ఈ హ్మ్, ఈ ప్రయాణంలో ఇంత అంటే, ఇన్ని కష్టాలు పడ్డారు కదా! ఈ మధ్యలో ఆ! మీకు ఎలాంటి ఆహ్, హ్మ్, ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు ఆహ్, దీం
అవును. అవునండి. ఆ! ఆ! మెయిన్ చాలెంజ్ అంటే అండి, లోన్లీనెస్సండి. నేను ఒక ఇంట్రోవర్టనమాట. నాకు అంత ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు. సో, పంచుకోవడానికి ఎవ్వరు లేకుండే. ఇంకేంటంటే, ఆహ్, ఎవరికైనా చెప్పుకుంటే భారం అనేది దిగుతాది గాదా! సో, నాకు అలా ఎవరు లేకుండే. నా ఓన్ లోన్లీనెస్ వల్ల, నాకు కొంచెం యాంగ్జైటీ కూడా వచ్చేదనమాట. నైట్ పడుకోకుండా పడు నై పడుకోవాలంటే, మైండ్ రిలాక్స్ అవ్వాలి గదా! నా మైండ్ రిలాక్స్ అవ్వకుండా, ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి, ఎక్కువ వర్క్ చేస్తుండే. ఇలా ఇలా అయితే, అలా <smacks lips> అంటే, నేనే కొన్ని, కొన్ని సంఘటనలు ఉ- ఊహించుకొని భయపడేదాన్ని. ఇలా అయితే అలా, అలా అయితే ఇలా అని కొంచెం యాంక్సైటీ లాగా వచ్చేస్తుండే అన్నమాట. సొ
ఆ! ఆహా! ఆ! అవును. ఆ! ఆ! ఆ! ఇదెలా జరుగుతుందేమో, అది అలా జరుగుతుందేమో అని కొంచెం అంటే
ఆ! నాక్ నాకు నేను ఇమాజిన్ చేసుకొని కొన్నిసార్లు భయపడేదాన్ని. సో, ఇలా కాదని జెప్పి, అప్పుడు ఇంకా ఇట్లా, వాకింగు ఇలాంటివి స్టార్ట్ చేసినా అనమాట. అంటే ప్రాపర్ స్లీప్ కోసం. ఆహ్, స్లీ స్లీప్ నిద్ర పట్టా అలసిపోతే కదా! నిద్ర పట్ట పట్టేది. ప్రాపర్ స్లీప్ కోసం 1 ½ అవర్, 2 అవర్స్ కూడా నడిచిన సందర్భాలున్నాయన్నమాట. అలా నడిచి, నడిచి, నడిచి, నడిచి అంటే, అది నాకు చాలా హెల్ప్ చేసింది. మనకి ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అయితదో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితాయి బాడీలో. అంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటారు దాన్ని. చాలా మనకి ఎక్ ఒకలాంటి హ్యాపీనెస్ వస్తది. ఏం చేయకున్నా సరే. కాబట్టి అది నాకు హెల్ప్ చేసిందనే చెప్పాలి. నిద్ర క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలండి. నిద్ర మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత, నెక్స్ట్ డే మనల్ని మనం నమ్ముకోవాలి. నేనెప్పుడు సెల్ఫ్ డౌట్ ఉండేది నాకు. <smacks lips> ఇలా అయితే నేను చేస్తానో లేదో, నేను ఈ జాబ్ కొడతానో లేదో, నేను వాళ్ళతో మాట్లాడగలనో లేదో, అనేది పెద్ద చాలెంజ్ ఉండే. నన్ను నేను ఎప్పుడు సెల్ఫ్ డౌట్ చేసుకుంటాను. సో, అది నేను పక్కన పెట్టానండి. అంటే, నా నెక్స్ట్ డే నేను లేసి నాకు ఇంకో 100 ప్రాబ్లమ్స్ కొత్తగా వచ్చినా సరే, నేను సాల్వ్ చేయగలను. నేనే సాల్వ్. చే
ఆహా! ఆహా! అవును. ఆహా! ఆహా! ఆహా! ఓహ్! హ్మ్. అవును. ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. ఆహా! నేను ఫేస్ చేయగలను, నేను సాల్వ్ చేసుకోగలను, నేను పరిష్కరించుకోగలను అనేటువంటి మంచి అభిప్రాయం కలిగింది మీకు.
ఆ! అవును. ఎవ్వరు రారండి. మనది మనమే సాల్వ్ చేసుకోవాలి. కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే హెల్పింగ్ హ్యాండు, షోల్డరు గూడా ఉండదు మనం ఏడవడానికి. ఎంత ఏడవాలో అంత ఏడ్చేసేయాలి అదే రోజు. కానీ ఒకటేసారి ఏడవాలి. మళ్ళీ లేసి నించోవాలి. అదైతే నేను నేర్చుకున్నాను ఈ పెద్ద మొత్తం సంఘటనలో. ఇంకా చాలా ఛాలెంజెస్ అండి. ఎట్లా అంటే ఆహ్, మా పేరెంట్స్‌కి గూడా నేను ఎక్కువ ఏమి షేర్ చేసుకోననమాట. <smacks lips> అంటే ఎం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓల్డ్ ఏజ్ పీపుల్ కదా! ఇంకా నేను పోయ్యి నా బాధలు చెప్పి ఇప్పుడు అవన్నీ సఫర్ చేయడం ఎందుకని చెప్పననమాట. కాబట్టి అది పెద్ద
హ్మ్. అవును. ఆహ్! హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హుహు. అవును. చెప్తే వాళ్ళు ఇంకొంచెం బాధపడతారేమో అని. వాళ్
ఆ! అవును. కాకపోతే అంటే అన్నీ చెప్పకున్నా కొన్ని షేర్ చేసుకోవాలండి. ఎందుకంటే, మొత్తం బాధ పడుతూనే, పడుతూనే అంటే లోపల తీసుకొని, తీసుకొని, తీసుకొని అది ఏమైతుందంటే ఆహ్, బరస్ట్ అయిపోతది ఒకటేసారి. కాబట్టి ఒక్కరినన్నా సరే ఆహ్, నమ్మకమస్ నమ్మకస్తులైన ఫ్రెండ్‌ని ఒక్కరినైనా పెట్టుకొని మనం షేర్ చేసుకుంటే ఏంటంటే మన కొన్ని, కొన్ని సార్లు తెలుసా అండి, ఒక పర్సన్ గురించి మనం వాళ్ళ గురించి ఎవరికైనా చెప్తుంటేనే అర్థమవుతది. ఓహో! వీళ్ళు ఇలానా అని. యాక్చువల్‌గా రియాలిటీలో అర్థం కాదు.
ఆ! ఆ! అవును. హ్మ్. హ్మ్. అవును. అయితే బా బాధ చెప్పుకుంటే బరువు తగ్గుతుందనేటువంటిది కూడా ఒకటి పెద్దవాళ్ళు చెప్పిన మాటొకటి ఉంది. ఆ బాధ మనసులో ఉన్న బాధ ఎవరికైనా చెప్పుకుంటే మో కొంచెం బరువు త తగ్గినట్టు ఉంటుంది. అంటే ఆ రకమైనటువంటి బాధలో నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుందంటారు. మరి అయితే మీరు ఈ ఛాలెంజెస్ గురించి చెప్తున్నారు. మరి నీ హ్మ్. ఇలా దీంట్లో నుంచి మీరు రికవరీ అవ్వటానికి ఆహ్, చాలా టైమ్ పట్టిందా? లేకపోతే తొందరగా మీరు బయటకొచ్చ్
అవును. అవును ఖచ్చితంగా. హ్మ్. ఒక వన్ ఇయర్ అండి. మొత్తం ఫైనాన్షియల్‌గా కూడా కంపేర్ చేస్తే వన్ ఇయర్ అయితే టైమ్ పట్టింది స్ట్రాంగ్ అవ్వడానికి. ఫైనాన్షియల్‌గా కానియ్యండి. మెంటల్‌గా కానియ్యండి. ఫిజికల్‌గా కానియ్యండి. మనం ఫస్టు మన హెల్త్ ప్రయారిటీగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఫిజికల్లి, మెంటల్లి స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరు ఏమి చేయలేరు. మనం, మనం మన మీద మనం వర్క్ చేసుకోవాలి. అంతేగాని ఆహ్, వాళ్ళు ఇలా చేశారు. వీళ్ళు నాకు అన్యాయం చేశారు. వీళ్ళు అన్‌ఫెయిర్‌గా ఉన్నారు. అని చెప్పి బాధపడుతూ ఉంటే ఎప్పుడు ఎవరు అన్‌ఫెయిర్ ఉన్ అన్‌ఫెయిరే ఉంటారండి. ఫెయిర్ ఉంటారని ఎక్స్‌పెక్ట్ కూడా చేయొద్దు. లైఫే అంత. వర‌ల్డె అంత. అన్‌ఫెయిరె ఉంటది. కాబట్టి అది యాక్సెప్ట్ చేసి ముందుకెళ్లాలి గానీ, స్టక్కైపోద్దు అని నేను అనుకుంటున్నాను. ఏడిస్తే ఏడవాలి. పడితే పడాలి. డిప్రెస్ అయితే అవ్వాలి. కానీ ఒక టైమ్ తీసుకొని ముందుకెళ్తేనే అది లైఫ్ అండి. ఎందుకంటే, నేను అక్కడే స్టక్ అయిపోయి ఉంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ మిస్ అయిపోయేదాన్ని గదా! నాకైతే అప్పట్లో అంటే పీక్ డిప్రెషన్‌లో ఉన్నప్పుడైతే ఒక సూసైడల్ థాట్స్ గూడా వచ్చినాయి అనమంటే నాట్ దట్ మచ్. కాకపోతే ఆ ఎందుకులే ఈ లైఫు, ఈ లైఫే లేకపోతే ఇంకేమి అవసరం లేదు గదా అన్నట్టు ఉన్ అనిపించింది. కానీ అంటే అనిపిస్తదేమో ఇది చాలా మందికి. కాకపోతే ఆహ్, బ్యాడ్ డెసిషన్ తీసుకోకుండా ఆహ్, అప్పుడే మనకి హెల్పింగ్ హ్యాండ్స్ అనేవి ఉండాలి. అందుకే నలుగురికి చెప్పుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా తగిన హెల్ప్ అయితే అట్‌లీస్ట్ మాటల హెల్ప్. మోరల్ సపోర్ట్ అన్నా గూడా ఉంటది గదా!
ఆ! ఆ! హుహు. హ్మ్. ఓహ్! హ్మ్. అవును. ఆ! అవును. ఓహో! ఆ! అవునవును. ఆ! ఆహా! ఆహా! అవును. అవును. ఉంటది. అయితే, ఈ ఇప్పుడు ఈ రికవరీ య జరిగే సమయంలో, మనం కొంచెం మెంటల్‌గా కూడాను, తర్వాత ఫిజికల్‌గా కూడా, స్ట్రాంగ్‌గా ఉండవలసిన అవసరం ఉంటుంది గదా! ఎందుకంటే, ఆల్రెడీ దెబ్బ తిన్నాం కాబట్టి, ఒక్ ఒకసారి మైండ్ మీద దెబ్బ పడితే, కొ అది మ మన బాడీ మీద కూడా, అదా కొంచెం ఫిజికల్‌గా కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది కదండీ! ఈ ఆ!
హ్మ్. అవును. అవునండి. ఖచ్చితంగా! ఎందుకంటే, ఫుడ్డు సరికి సరిగ్గా తినమండి డిప్రెషన్‌లో ఎవరు ఫుడ్ తినరు అసలు.
నేను ఆ! మరి ఈ సమయంలో, మనం దీంట్లో నుంచి బయటికి రావాలంటే, మనం రోజువారీ దినచర్యలో హ్మ్, మన వ్యాయామాలు గానీ, హ్మ్, యోగా అట్లాంటివి చేయటం. కొంచెం సేపు గాలికి, అలా బయటకి తిరగడం. ఇలాంటివి, ఏమైనా ఉపయోగపడతాయి అంటారా? మనం ఎ అ అలాంటివి అవలంభిస్తే?
హ్మ్. హ్మ్. ఆ! చాలా అండి. ఇప్పుడు, కూడా, <smacks lips> ఆహ్, వాకింగు మనము ఇంట్లో, ట్రెడ్‌ మిల్‌లో చేసింది వేరు ఉంటది. జిమ్‌లో చేసింది వేరు ఉంటది. పార్క్‌లో చేసింది వేరే ఉంటది. <smacks lips> అంటే, నేచర్‌కి దగ్గరగా ఉంటాం గదా! కొంచెం. సో, మన అలా చేస్తే, ఇంకొంచెం బెనిఫిట్ ఉంటది. అంటే, వ్యాయామం ఒక్కటే చేస్తే, మనం బెటర్ అయిపోము. ప్రణాళిక చేసుకోవాలనమాట. ఇప్పుడు, రేపేం చేయాలో! దినచర్య, మనం ఇవాళనే ప్రొడక్టివ్‌గా ప్లాన్ చేసుకుంటే, దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే, డే వేస్ట్ అవ్వద్దు. ఏదో ఒక విధంగా ప్రొడక్టివ్‌గా ఇవాళ ఏదైనా కొత్తది నేర్చుకోవాలి, లేకపోతే కొత్తది అంటే, సక్ ఫెయిల్ అయినా పర్లేదు. అట్‌లీస్ట్ మనం అందులో నుంచి, నేర్చుకుంటాం. ఒక ఇంటర్వ్యూకెళ్ళి ఫెయిల్ అయినా పర్లేదు. అది బాధపడకుండా అందులోంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది అని పాజిటివ్‌గా తీసుకోవాలనమాట.
ఆ! హ్మ్. ఓహో! అవును. హుహు. హ్మ్. ఆ! ఆ! ఆ! అవును. హ్మ్. అంటే, ఏదో ఒక పాఠం నేర్చుకుంటారు, ఎక్కడికైనా వెళ్ళినా కూడానూ, దాంట్లో నుంచి మనం పాజిటివ్‌గా తీసుకోవాలంటార సం
అవునండి. ఖచ్చితంగా. ఫ్రెండ్షీప్‌లో కూడా అంతే.
అయితే, ఈ వి ఆ! అంటే ఈ రకమైనటువంటి మనస్తత్వం డెవలప్ అవ్వటానికి మనం అంటే, మన వ్యాపకాన్ని వేరే విధంగా మళ్లించుకోవడం. ఈ ఆహ్, అంటే ఈ రికవరీ ప్రాసెస్‌లో ఆహ్, మన వ్యాపకాన్ని ఇది బాధ నుంచి వేరే వై వైపు మళ్లిస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందంటారా?
ఆ! ఖచ్చితంగా అండి. ఇప్పుడు దానికి ఫ్రెండ్సే హెల్ప్ చేస్తారనమాట. నాకైతే ఇద్దరు, ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ఉండే అప్పట్లో. ఆహ్, వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయి సెటిల్ అయ్యారు. ఇప్పుడు అంతగా కాంటాక్ట్‌లో లేము. కానీ 4, 5 ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చారు. ఎలా అంటే, స ఆహ్, పద బయటికి వెళ్దాం, <smacks lips> అలా తినడానికి వెళ్దాము, మూవీకేళ్దాము. అలా కొంచెం <smacks lips> ఉత్సాహంగా, కొంచెము ఆహ్, దాంట్లోంచి బయటికి రావడానికి ఆహ్, అంటే, మనకుడా అనిపిస్తాది కదా! అబ్బా! వీళ్ళింత ట్రై చేస్తున్నారు, నా కోసము. నేను కూడా మంచిగా ఉండాలి అన్నట్టు. కాబట్టి ఫ్రెండ్స్ కూడా మంచి రోల్ ప్లే చేస్తారనమాట, అదే చెప్తున్నాను. ఆహ్, మళ్ళీ ఆ ఫ్రెండ్స్‌లో కూడా జెన్యూన్ ఉంటారు, ఫేక్ ఉంటారండి. అదో పెద్ద హెడేక్ అది. <chuckles> మనం చెప్పలేము. సో, క్వాలిటీ ఉండాలండి. అవును. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని కాదు. ఒకరిద్దరు ఉన్నా కూడా కొంచెం జెన్యూన్‌గా మనకి డౌన్ ఫ్ అంటే, డౌన్ ఫాల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు జెన్యూన్ అండి. మంచిగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు చుట్టూ. నాకు తెలీదు కూడా, అసలు ఎవరు మనకి, మన మంచి కోరుతారో ఎవరు లిస్ కోరుకోరో అని.
అ! ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఆ! ఆ! మళ్ళీ. ఆ! ఆహ్, ఆ ఫేక్ జోలికి వెళ్ళకూడదు. ఫేక్ జో ఆ! ఆ! అవునవును. ఆహా! ఎ ఆహ్, ఇలాంటిది కూడా మీకు అనుభవం లేదు. అయితే ఈ విషయంలో, ఇప్పుడు మీకు జరిగినటువంటి రికవరీ కానీ ఇవన్నీ చాలా బ్యాడ్ అనుకోండి. మరి దాన్ని ఏం చేయలేం. కాకపోతే దీంట్లో మీరు ఒక పాఠం నేర్చుకున్నారనేది అనెడిదీ మాత్రం సత్యం. అంతే కదండీ. ఈ ఈ పాఠం నేర్చుకున్న ఈ ప్రాసెస్‌లో మీరు కొంచెం జీవితం గురించి ఒక అవగాహనోచ్చింటుంది కదా! దీంట్లో ఎవరికైనా చెప్ చెప్పాల్సి వస్తే, తప్పటడుగు వేయకుండా ఉండడానికి, మీరు ఎలాంటి మాటలు చెప్తారు. ఒకటి రెండు మాటలు ఏమైనా వీలై
అవును. అవునండి. అవునవును. వచ్చింది. ఒకటేంటంటే అండి. పేషెన్స్ అండి ఒకటి. తొందరగా కోపంలో మాత్రం డేసిషన్స్ తీసుకోవద్దు. వెయిట్ చేయాలి. వాళ్ళకు ఛాన్సెస్ ఇవ్వాలి. ఆ! ఛాన్సెస్ ఇవ్వాలి మనుషులకి. ఒక పదైనా పర్లేదు ఇవ్వాలి. అయినా కూడా అవ్వట్లేదు అన్నప్పుడు, అప్పుడు డేసిషన్స్ నలుగురికి చెప్పి, పెద్దవాళ్ళ సజెషన్స్ కూడా తీసుకొని, అలా చేయాలి కానీ. అలా కోపంలో అయితే డేసిషన్స్ తీసుకోద్దండి అలా యాహ్!
ఆ! "తన కోపమే తన శత్రువు" అంటారు. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇదొకటి. తన కోపమే తన శత్రువు, అందుకని కోపంలో ఏది నిర్ణయాలు తీసుకోకూడదంటారు.
అవునండి. ఇంకోటి ఏంటంటే మనల్ని మనం సెల్ఫ్ డౌట్ చేసుకోవద్దు. ఇది నేను చేయగలనా అని భయపడొద్దు. ముందుకెళ్ళి అది ఫెయిల్ అయినా పర్లేదు. ముందుకెళ్ళి చేస్తూ ఉంటే, అది మనం ఆ ప్రాసెస్‌లోనే నేర్చుకుంటామనమాట. ట్రస్ట్ ద ప్రాసెస్ అంటారు కదా! అలా ప్రాసెస్‌లో నేర్చుకుంటూంటాం. ఆ!
అహ! ఆ! ఆ! గెలుస్తామో, ఓడతామో తెలీదు కానీ ,ముందు ప్రయత్నం అయితే చేయాలంటారు. ఆహ్, మన మం
అవునండి. ఏది చేయకుండా అయితే స్ట్రక్ అయిపోతే అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయలేము కదా! లైఫ్‌లో
ఆ! అంతేనన్ అయితే, మీకు హ్మ్, జరిగినటువంటి ఒక మామూలుగా, ఒక బ్యాడ్‌ని ఒక దాంట్లో నుంచి, మీరు రికవరీ అయినటువంటి విధానాన్ని, హ్మ్, మీరు బాధ ఉన్నప్పటికీ చెప్పారు. ఆహ్, సో, మీతోని ఈ విషయం విన్నందుకు, మీరు చెప్పిన సలహా అందరూ పాటిస్తే, బాగుంటుందనేటువంటి అభిప్రాయం కూడా కలిగింది. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉందండి. ధన్యవాదాలండి.
నాక్కూడా అండి. ధన్యవాదాలు.